అవును. ఉంది.
'హనుమాన్‌'లో కూడా లాస్ట్‌కి ఏంటంటే ఆహ్, హనుమాన్ చాలీసా వస్తుం
హనుమాన్ చాలిస్ ఒస్తది. అది ఆహ్, కూడా ఓకే. బ అంటే హనుమాన్ చాలీస్ చిన్నపట్నుంచి మనందరికి తెలుసు కాబట్టి. అది ఓకే, బానే ఉంటుంది. నచ్చేస్తది.
అవును. హ్మ్. ఓకే.
నాకెక్కువైతే ఈ ఆహ్, 'ఊసరవెల్లి'లో సాంగ్ ఒకటి ఎక్కువ ఇష్టం. అంటే ఆంజనేయ స్వామివివైతే ఊహరవెల్ 'ఊసరవెల్లి' సాంగొకటుంటది. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా! శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం సదా రక్షక కాపాడని నీ నామధేయం. అనుకుంటూ వస్తది. ఫైటింగ్ సీన్‌లో ఒస్తది ఆహ్, భీషం కింద.
ఓకే. అవును. యెస్, యెస్. అవును. హ్మ్. <laughs> నిజమే. అంటే కొడతా ఉంటాడు హీరో వాళ్ళని గొడతా ఉంటాడు, సాంగ్ ఎనుక రన్నావుతూ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో హనుమంతుడు విగ్రహం ఇదన్నీ ఉంటాయన్నమాట. నిజమే, నిజమే. ఇంకా మరి హ్మ్, కు లేటెస్ట్‌గా వచ్చిన ఈ మూవీ చూసిన వాళ్ళేంటంటే, చాలా మంది ఆ సాంగ్ రాగానే ఇంక అందరూ ఎమోషనల్ అయిపోయి ఒక పాపయితే ఒక వీడియో జూసుంటారు మీరు. అందులోనే, 'హనుమాన్' అప్పుడు.
అవును. అవును. నిజమే. అవును. ఓచ్చింది. ఆ పాప బాగా ఎమోషనల్ ఫీలయింది. ఇంకా, ఇంకా దీనికన్నా ఎక్కువ 'ఆర్ఆర్‌ఆర్' అప్పుడు లాస్ట్‌లో రాముడు గెటప్ రివీలైనప్పుడు, ఎక్కువ జనాలు అంతగా ఫీల్ అయ్యారని చెప్పొచ్చు. రామం రాఘవం అన్నప్పుడు, దానికి ఎక్కువగా ఫీలైయ్యారని చెప్పొచ్చు.
అందరు కూడా ఎమోషనలైపోయారు. యెస్, యెస్. అవును. 'త్రిపుల్ ఆర్,' 'త్రిపుల్ ఆరా?' హ్మ్. యెస్. యెస్. అవునవును. అంటే ఆ సాంగ్ గుడా మొత్తం విన్నారా మీరది? లేపోతే కొంచెమే ఉంటుందా బిట్టు మీరన్నట్టు? 'రామం రాఘవం.' అని కొంచెమే
ఆ! కొంచెమే ఉంటుంది. రామం రాఘవం రణధీరం రాజసం అనుకుంటుంది. రుద్ర ధనుస్స సమాన స్వధనుష్ఠాంక భయభ్రాంతసరాధ్వం అనుంటది.
రణ యెస్, యెస్. ఓకే. కే <laughs> మీరు, అంటే మీ అంటే మీదంతా సంస్క్రిట్‌లాగుంది కదా! కొంచెం తెలుగు ఆహ్, లాగలేదు. ఎప్పుడనన్నా అది ఈ మీనింగ్స్ గురించి, మీరు సెర్చ్ చేయడం గాని, నేర్చుకోవడం కానీ జరిగిందా?
అవు అవును. అవునండి.